సహజంగా ఆహ్, మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఎలా అంటే ఆహ్, ఒక ఆహ్, ఒకళ్ళేమో మొత్తం అంటే పెట్టినది మొత్తం తినేస్తారు. ఇంకొకళ్ళేమో అంటే వీళ్ళని పిక్కీ ఈటర్స్ అంటారు. అంటే ఆహ్, వాళ్ళకి ఇష్టం లేనియన్నీ పడేసుకుంటూ, ఇష్టం ఉన్నయన్నీ తిని ఆహ్, తింటూ ఉంటారనమాట. అలా పిక్కీ తినే వారికి భోజనం ఎలా మార్చిపెడతారు మీరు?
అవును. హుహు. అవును. ఖచ్చితంగా. ఆహ్, ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం రోజులో 3 వంతుల రోజుని తినడానికే కేటాయిస్తాం. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా మధ్యలో స్నాక్స్ అంటాం. పొట్టలో ఏదోకటి యేసేస్తూ ఉంటాం. అలాగా భోజనం ఆహ్, ప్రిపేర్ చేస్తే ఒక డిష్ ఇంద మీల్ ప్రిపేర్ చేస్తే ఎంత కష్టంగా ఆహ్, ఇంట్లో పిల్లలైనా, పెద్దలైనా పిక్కీగా తింటే, మొదటి రియాక్షన్, ఇంత డ్రామానా! ఇంత డ్రామా ఎందుకు, పెట్టింది పెట్టినట్టు తినొచ్చు కదా! అన్నీ వేరి పక్కన పెట్టేసి, ఇంక దానిలో తినడం ఎందుకు? కొంతమంది నేను చూసా. ఆహ్, నా ఫ్రెండ్స్‌లో వాళ్ళు రసం ఉంటది గదా! రసం చేస్తే దాన్ని వడగట్టేస్తారు మొత్తం. ఆ వాటర్ ఉంటది జస్ట్ వాటర్‌తో ఆ వాటర్‌ని రైస్‌లో కలుపుకొని తింటారు. ఇంకా దానిలో టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, ఆహ్, చిల్లీస్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీ అవన్నీ వడగట్టేస్తారు మొత్తం ఫిల్టర్ చేసేసి ఆహ్, ఉత్తి వాటర్‌తో తింటారు.
హ్మ్. అవునండి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవును. హ్మ్. అవును. అవును. అవునవును. అవును. వాళ్ళు కనీసము వాళ్ళు కనీసము ఆ కారం, ఉప్పైనా ఒకవేళ కారం ఉప్పు గూడా, ఆ జల్లెడ ఆపేస్తే ఆహ్, కలి ఆహ్, వాటర్‌తోనే తింటారేమో కానీ, వాళ్ళు కనీసం ఈ ఆకులు వస్తాయి గదా! ఆకుల్ని వాళ్ళు ఒక్కొక్కసారి ముట్టుకోవడానికి గూడా ఎట్లనో ఆహ్, ఉంటుంది అన్నట్టు వాళ్ళు వాళ్ళ ఎ ఫేస్ ఎక్స్‌ప్రె‌షన్ ఉంటుందన్నమాట.
ఆ! <laughs> <laughs> అవును. అయ్యో! ఆశర్యాంగా. అవును. అవును. అంటే ఆహ్, ఆహ్, ఇలా అంటూ ఉంటాం, ఇంత డ్రామా ఎందుకు అని. కానీ, చాలామందికి టేస్ట్ కానీ, టెక్స్చర్ కానీ, స్మెల్ వాటి మి వాటి మీద నిజమైన సెన్సిటివిటీ ఉంటుంది. కొంతమంది పెరుగు పెట్టరు. పెరుగు పెరుగు పెట్టినా తినరు. నువ్వు ఏహ్, కొన్ని వేల కోట్లిచ్చినా, నేను చచ్చినా పెరుగు తినను అంటారు. అంటే వాళ్ళు లాక్టోస్ ఇంటాలరెంట్ అయి ఉండొచ్చు. కొంతమందికి కొన్ని స్మెల్స్ పడవు. ఆహ్, కొంతమందికి ఫిష్ నచ్చదు. ఆహ్, అలాగా మేబీ ఉండొచ్చేమో, ఏయిమ్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ కోసం, ఒక కుటుంబం కోసం 2, 3 వేరు వేరు ఆహ్, హ్మ్, ఆహ్, రెసిపీస్ కాకుండా ఒకే రెసిపీ. చిన్న ట్వీక్స్‌తో అందరికీ వర్కబుల్‌గా మార్చడం. ఇప్పుడు నువ్వు ఇది తినవూ కాబట్టి నీకు ఈ కూర, నువ్వు ఇది తిన్నావు కాబట్టి నీ కోర్ నీకు ఈ కూర, అంటే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని రకాల కూరలు చేయాలి. కదా!
హ్మ్. హుహు. అవును. అవునవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవును.
ఐదుగురు ఉంటే ఐదుగురికి ఇష్టమైన కూరలు చేయాల్సోస్తది. అలా కాకుండా అందరూ తినేలాగ
అవును. అంటే ఐదుగురికి ఆహ్, 5, 5 ఇష్టమైన కూరలు పక్కన పెడితే, ఒక్కొక్కలకి ఒక్కొక్క విధమైన కూర చేయాలనమాటాళ్ళకి. కొన్ కొంతమందికి ఆహ్, కొన్ని ఎయాలి, కొన్ని పదార్థాలు ఎయాలి, కొంతమందికి కొన్ని పదార్థాలు వేయాలి. అవే ఇక్కడ పెద్ద టాస్క్‌గా మారుతాయి. అలా మీ, అంటే మీ జిజి నిజ జీవితంలో అలా ఎప్పుడైనా మీరు అనుభవించారా?
అవును. ఓకె. అవును. ఆ! నా కజిన్స్ మాది జాయింట్ ఫ్యామిలీ సో అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్ ఆహ్, అలాగే నానమ్మ, తాత ఇద్దరు తమ్ముల్లు, ఒక చెల్లి ఆహ్, నేను ఒకదాన్నే. పిన్ని, బాబాయికి. సో అలా అంతమంది ఉంటాం గదా! నాకు చిన్నప్పటి నుంచే వంట చేసే అలవాటు. సో ఖచ్చితంగా వాళ్ళలోనే వాళ్ళలోనే ఇంతమంది ఉంటే వాళ్ళ ఇద్దరూ ఆహ్, ఆహ్, వర్క్‌లో హెల్ప్ చేయడానికి మెయిడ్స్ ఇద్దరు ఉంటారు వాళ్ళు కూడా మాతోనే ఉంటారు.
హ్మ్. హుహు. హుహు. ఓకే. హుహు.
వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఒక చికెన్ తీసుకొస్తే ఒక 2 కేజీసో, కేజీ చికెన్ తీసుకొస్తే ఒకరేమో ఫ్రై కావాలంటారు. ఒకరేమో చికెన్ గ్రేవీ కావాలంటారు. ఇంకొకరు చికెన్ గోంగూర కావాలంటారు. వాళ్ళలోనే ఇన్ని టేస్ట్‌లు. వాళ్ళకే మళ్ళీ ఆహ్, ఒకరేమో ఆహ్, అంటే ఎలా అనిపిస్తుందంటే ఏంటి? ఒకళ్ళకి ఒక వంట చేస్తే సరిపోదా ఇన్ని వంటలు చేయాలా? ఉన్న చికెన్ కర్రీలోనే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్‌గా అడుగుతారు.
హ్మ్. అవునవును. ఆ! అవునవును. ఎట్లంటే, ఎట్లంటే ఒక్కొక్కసారి జాయింట్ ఫ్యామిలీ ఎందుకు‌రా? అని అనిపిచ్చే పరిస్థితి గూడా వస్తుంది. ఒక్కొక్కసారి అయితే.
అహా! ఎప్పుడు అలా ఏం ఫీల్ అవ్వలేదు లెండి. జాయింట్ ఫ్యామిలీ ఎందుకురా? అని. ఎందుకంటే ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ‌లు దొరకడం కష్టం. ఆ ప్రేమ ఆప్యాయత, గొడవలు ఉంటాయి. అన్నిటిలో ఉంటాయి గొడవలు.
హ్మ్. అవునండి. ఇది మాత్రము ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే.
హ్మ్. హ్మ్. అన్ని అందరికి గొడవలు ఉంటాయి గొడవ పడాలి, మళ్ళీ కలిసిపోవాలి. ఆహ్, జీవితం అంటేనే ఆహ్, ఆహ్, ఉగాది పచ్చడిలాగా అన్ని రకాల టేస్ట్‌లు ఉంటాయి కదా. సో మనుషులు కూడా అంతే ఒకే కుటుంబంలో అందరూ అలానే ఉంటారు. మన చేతి వేళ్ళే ఒకేలా ఉండవు 5 వేల్లు 5 రకాలుగా ఉంటాయి. సో అలాగా. హ్మ్. సో కొన్ని సార్లు పిల్లలు, ఆ! బిర్యానీ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే వేరి పారేస్తున్నారంటే ఏమైనా టిప్ వాళ్ళకి ఏంటంటే మా ఫ్యామిలీలో నేను చేసే టిప్ ఇది. మా కజిన్స్ చిన్న చిన్న పిల్లలున్న, మా కజిన్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు చిన్న పిల్లలు మారం చేస్తారు కరివేపాకు తినను, అది తినను, ఇది తినను బిర్యానీలో అయితే ఇలాచి, లవంగం, దాపత్రి, జాజి పువ్వు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా! ఆహ్, జాజికాయ ఆహ్, హ్మ్, సో ఇవన్నిటిని ఏరీ పక్కన పడేస్తారు. అలా కాకుండా వాటిని చక్కగా డ్రై రోస్ట్ చేసి మిక్స్ చేసేయాలి మిక్సర్‌లో. మిక్సర్‌లో మిక్సర్ ఇంక వాళ్ళు దేన్ని తీస్తారు బయటకి? అల్లి కన్ కంటికి కనిపించవు.
అవునవునవును. అవునవును. అవునండి వాస్తవం. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఓకె. హూహూహు. అవునవును తీయడానికి చాన్స్ ఉండవు. మొత్తం అది లిక్విడ్ రూపంలో మారిపోతుంది ప్లస్ అది అన్నంలో కూడా కలిసిపోతుంది కదా!
ఆ! కలిసిపోతుంది కదా! సో, వాళ్ళకది తీసి పక్కన పెట్టే ఛాన్స్ లేదు, అలాగే వాళ్ళకి దాని నుంచి వచ్చే పోషకాలు, దాని నుంచి వచ్చే టేస్ట్, దాని నుంచి వచ్చే, ఆహ్, అన్ని దానికి వాళ్ళకి అందుతాయి. ఇలా తీసేసి, పక్కన పెట్టి వాళ్ళకి కూడా చాలా చిరాకుగా ఉంటది కదా! తీస్తూ తింటూ <smacks lips> ఒక ఫ్లో మిస్ అయిపోతది, అని వేరే తినాలి, వేరే తినాలి, వేరి తినాలి అని. అవును. నేనైతే చిన్నప్పుడు పులిహోర ఉంటది కదా! నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర దానిలో నాకు పల్లీలు ఇష్టం ఉండేవి కాదు దానిలో వేస్తే. నార్మల్‍గా పల్లీలు లేకపోతే వేరుశెనగ గుళ్ళు ఇవి నార్మల్‍గా తింటాము, వేయించుకొని ఉప్పు కారం వేసుకొని లేకపోతే వేరే ఏమైనా పల్లి పట్టి ఇలాంటివి చేసినప్పుడు. కానీ పులిహోరలో మాత్రం పులిహోరలోకి నాకు అవి తగులుతూ ఆహ్, కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవి వస్తూ ఉంటే చిరాకుగా అనిపించి మొత్తం ఏరి, అమ్మా! అన్నీ ఏరుకొని తినాలా అని. ఇప్పుడంటే ఏది పెట్టినా తినేస్తాం. అప్పుడు చిన్నప్పుడు గదా! అవును.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఆ! అవును. హుహు. హుహు. హ్మ్. అవునవును, అంటే, అంటే ఆ సమయంలో అంటే మనం మన థాట్స్ అన్ని వేరే ఉంటాయి. అబ్బా! ఏంటి మిర్చి మండుతుంది. ఆహ్, ఈ గింజా ఇట్లా ఏ వేరే టేస్ట్ వస్తుంది అనేది ఒక్కొక్క అంటే, ఒక్కొక్క మైండ్‌సెట్ ఉంటుంది అలా.
అవును. ఆ! కదా! ఆ! అవును.
సో, ఇప్పుడు ఎట్లంటే నార్మల్‌గా ఇలాంటి సమయంలో ఇప్పుడు మీ ఎట్లా ఫ్యాం ఫ్యామిలీ అయినా అంటే, మీ ఇంట్లో మీ పిల్లలైనా ఎవరైనా ఇట్లా పీకి తినేవారుంటారు పక్కాగా. అట్లా వాళ్ళు తిన్నప్పుడు మీరు అంటే, ఇచ్చే సలహాలు అంటే ఇవి తీసి తినొద్దు అంటే, అవి తింటే మంచివి అని ఇచ్చి అంటే సలహాలు ఇస్తా ఉంటారు కదా! అలా మీరేమైనా ఇచ్చారా మీ పిల్లలకైనా, మీ పెద్దలకైనా, ఎవరికైనా?
అవును. హ్మ్. ఆహా! అవును. అ! హ్మ్. సలహాలంటే వాళ్ళకి చెప్తాను. దాని నుంచి వచ్చే పోషక విలువలు గురించి ఆహ్, అవి చేసి తింటే ఏహ్, ఆహ్, ద మనం <smacks lips> ఏంటంటే ఇప్పుడు <sniffs> ఆహ్
హుహు.
ఆహ్, ఇప్పుడు ఉ ఉదాహరణకి అన్నం ఉంది. ప్లెయిన్ రైస్ ఒక పప్ సింపుల్ పప్పు పెద్దవాళ్ళ కోసం. ఆహ్, తడక అంటే మనం తాలింప్పెస్తామ, కొంచెం దానిలో స్పైస్, కొత్తిమీర యాడ్ చేయాలి. కాబట్టి ఇలా పిక్కీ ఈటర్స్ ఉంటారు. ఇది పెద్దవాళ్ళకి చేస్తాము ఒకే ఇంట్లో. పిక్కీ ఈటర్స్ కోసం ఏం చేయాలి? కొంచెం నెయ్యి, కొంచెం పప్పు అంతే. ఇప్పుడు పప్పుని మనం చేసినప్పుడు తాలింపు వేయక ముందే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి. అది తాలింపు వేసేస్తే మరి ఆహ్, ఆహ్, అనుకుంటారు 2 కూరలు చేసే బదులు ఒక కూరతోని పప్పుని ఉడకపెట్టేసి, పప్పుని తీసేసుకొని పక్కన పెట్టుకుంటా. అందులో వాళ్ళకి నెయ్యి పప్పు అన్నం పెట్టేయాలి. వీళ్ళకి పప్పుని తాలింపు పెట్టి ఆహ్, దానికోసం ఏమైనా స్పైస్‌లు అవన్నీ యాడ్ చేసుకొని అలా పెట్టొచ్చు. కదా!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునవునవును. హ్మ్. అంటే నార్మల్‍గా ఇప్పుడు పిక్కీ ఈటర్స్ ఉంటారు కదా. అంటే వాళ్ళు తినేటప్పుడు ఒక్కొక్కసారి మనకి అంటే ఇంత టైం ఉండకపోవచ్చు అంటే వాళ్ళకి సెపరేట్‌గా నెయ్యి అనేసి ఇచ్చేసి ఆహ్, వి వండడానికి. సో, అలాంటి సమయంలో మనకి ఇప్పుడు మీరు మీరన్నట్టే పెద్దవాళ్ళకి వండినంటే దాంట్లో ఒక అంటే, కరివేపాకు ఆకులన్నీ వేసి వండే అంటే వండే సమయం కూడా రావచ్చు. అలాంటి సమయంలో పిక్కీ ఈటర్స్ ఉంటారు గద. వాళ్ళు తినకుండా పక్కనేస్తే అంటే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి?
హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అవును. ఆహ్, ఇప్పుడూ ఆహ్, వాళ్ల్ వాళ్ళకి చెప్పాలింక మనం. వాళ్ళకి చెప్పినా, వాళ్ళకి ఇది వాళ్ళిష్టం గదా! ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు బలవంతంగా "నువ్విది తిను, నువ్వు నే ఈరోజు పప్పు జేశాను, పప్పున్నం తినాల్సిందే." అంటే కొంతమందికి ఇష్టం లేకపోతే వాళ్ళు తినరు. ఇంక వాళ్ళకేం చేయాలంటే మోటివేట్ చేయాలి. ఇది ఇవి అంటే, బెండకాయ తింటే
హ్మ్. అవునవును. తప్పకుండా తినరు. హ్మ్, కానీ దాంట్లో, దాంట్లో మనము వేసే ఒక ప్రతి ఒక్కటీ అంటే మంచి పోష్టిక ఆహారముంటుందనమాట. అంటే ఇప్పుడు ఆహ్, ఇవి ఏంటి? "కరివేపాకు తింటే కళ్ళకి మంచిది అంటారు."
అవును. మంచిది. హెయిర్‌కి మంచిది.
ఆ! అలా, మీరు అట్లా పికీటర్సుంటే వాళ్ళు వాళ్ళు పక్కకి తీసి పెడుతున్న సమయంలో, మీరు వాళ్ళకిచ్చే సలహాలేంటి?
చెప్తాం కదా! వాళ్ళకీ దానిలో ఉన్న పోషక విలువలు గురించి జెప్తాం. ఇది తింటే ఇలా అవుతుంది. ఇది తింటే ఇలా అవుతుంది. చిన్న పిల్లలయితే, నువ్వు ఇవి తింటే నీవు సూపర్‌మేనవుతావు. నీకు పవర్సొస్తాయి. అలా ఏదో కథలు చెప్పి అవును.
హ్మ్. హ్మ్. అవునవును. ఇలాంటి చెప్ ఇలాంటి చెప్పడంతో వాళ్ళు ఎట్ ఎట్లంటే యాక్టివ్‌గా ఉండి, తినడం అంటే వాళ్ళు తినడం అలవాటు చేసుకుంటారనమాట. సో, ఇలాంటి చెప్పి వాళ్ళకి తినిపిచ్చడం చాలా మంచి విషయం.
అవును. వాళ్ళకిష్టం లేకపోయినా వాళ్ళూ ఆ! అవును. అవును. వాళ్ళకిష్టం లేకపోయినా గూడా "ఓకే, ఇలా తింటే ఇలా అవుతానా?" అని వాళ్ళకది బ్రెయి‌న్‌లో ఉండిపోతుంది. చక్కగా వాళ్ళకి తినడానికి ఇష్టపడతారు.
హ్మ్. అవునవును. సో, వాళ్ళకి ఇవి ఇట్ ఇట్ల ఇవి తినడం వల్ల ఈ ఆకు, ఈ ప్రతి అంటే పోష్టకాలంటే, వాళ్ళు ఎట్లంటే, పీకీ అంటే, వాళ్ళు ఎక్కువగా ఏంటి, ఆకులనే పక్కకు పెడతారు. అంటే ప్రతి ఒక్క ఆకు అంటే దానికి ఎట్లంటే, ఆరోగ్యంగా ఉంటుందని ఫస్ట్ వాళ్ళకి మనం తెలియజేయాలనమాట.
అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. వాళ్ళకి మనం చెప్పాలి. దాని గురించి వివరించాలి. దీనివల్ల ఇది తింటే, ఈ బెనిఫిట్ ఉంది. ఇది తింటే ఇలా జరుగుతుంది. అలా వాళ్ళకి ఆ బెనిఫిట్స్‌ని చెప్పడంతో పాటు, వాళ్ళకి ఆహ్, అది తిన వాళ్ళకి అలా ఆ టేస్ట్‌ని కూడా అలవాటు చేయాలి. ఇప్పుడు వాళ్ళు అలా పడేస్తున్నారు, అది మిక్సర్ చేసి పెట్టేస్తే, వాళ్ళకి ఆ టేస్ట్‌కి అలవాటు పడతారు. సో కొంత కొంత కాలానికి వాళ్ళకి అది నార్మల్‍గా గూడా మిక్స్ చేయకపోయినా గూడా తినేలాగా అలాగ గూడా మనం మార్చుకోవచ్చు వాళ్ళని.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవును. హ్మ్. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఎలా అంటే, ఆహ్, నువ్వు సూపర్ మ్యాన్, నువు డూపర్ మ్యాన్ అంటే వాళ్ళు తినేస్తారు. అంటే అక్కడ నుంచి వాళ్ళకి అలవాటు స్టార్ట్ అయిపోతుందన్నమాట.
అవును. ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది?
హ్మ్. పెద్దవాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి కొంచెం అర్థం అయ్యే విధంగా చెప్తే అంటే వాళ్ళు ఒక ఒకవేళ అర్థం చేసుకొని తింటే వాళ్ళకే మంచిది. లేదు ఆహ్, అంటే ఎదురు అంటే కొంతమంది ఎదురు పడతారు అన్నమాట నువ్వు ఏంది నాకు చెప్పేది? అని.
అవును. ఎప్పుడు?
సో అలాంటి పర్సన్స్‌ని మనం ఏం జేయాలంటే, నార్మల్‌గా ఇగ మనం వదిలేసుకుంటా ఉంటాము. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు తినే ప్రతిసారి ఒక్కొక్కసారి చెప్తే, వాళ్ళు మారడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అంతే కదా! ఇంకోక విషయం ఏంటంటే, ఇప్పుడూ పిల్లల్ని ఇప్పుడొక రిసెర్చేం చెప్తుందంటే, కిడ్స్‌లో మనం మెను ఎలా ప్లాన్ జేసుకోవాలి? మెను అంటే ఏమేముండాలి వాళ్ళకని? అంటే, ఇప్పుడూ ఇన్వాలైతే, వాళ్ళ కిడ్స్‌ని ఇన్వాల్వ్ చేస్తే, ఆ మెను మనం ప్లాన్ జేసే అప్పుడు, వాళ్ళని ఒక మార్కెట్‌కి దీసుకెళ్లాలి. మార్కెట్‌కి తీసుకెళ్ళి, మనం, నువ్వు హ్మ్
హ్మ్. హ్మ్. హ్మ్.
ఫ్రూట్ సలాడ్ తింటావా? పానిపూరి తింటావా? అంటే వాడేం పిక్ చేసుకుంటాడు? పానిపూరి.
ఆ! అవును.
ఆ! నువ్వు ఆహ్, లేకపోతే నువ్వు జ్యూస్ తాగుతావా? లేకపోతే, నీకు పిజ్జా కావాలా? అంటే, ఏం పిక్ చేసుకుంటాడు? పీజ్జా. అలా కాకుండా రెండూ హెల్తీ ఆప్షన్సే ఇవ్వాలి. నువ్వు జ్యూస్ తాగుతావా? ఫ్రూట్ సలాడ్ తింటావా? అప్పుడాడు రెండిట్లో 1 పిక్ చేసుకుంటాడు. ఆహ్, కాబట్టి ఆ రెండూ హెల్తీ ఆప్షన్సే. మనం ఒక అహ్, వాళ్ళకిష్టానికి మనం ఆప్షన్స్ పెట్టేసడిగితే, వాడు దాన్లో ఖచ్చితంగా వాడికి నచ్చిందే పిక్ చేసుకుంటాడు. కానీ మనం ఆప్షన్సే లి లిమిట్ చేసేసి
పిజ్జా. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవునవును. మనమూ, ఆ టైంలో మనమిచ్చే ఆప్షన్స్ గూడా, మంచి అంటే హెల్తీవి ఇస్తే, మనము అంటే, వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు గూడా అనిపిస్తుంది మనకి.
ఆ! అంతే కదా!
హ్మ్.
అంతే కదా! మరి. హెల్దీ ఆప్షన్స్ ఇస్తేనే వాడు తింటాడు. మనం ఆహ్, వాడు ఏదోకటి ఇప్పుడు పిక్ చేసుకుంటాడు, ఖచ్చితంగా. లేకపోతే "నాకు చాక్లెట్స్ కావాలి, జంక్ లేపోతే పిజ్జా కావాలి, పాని పూరి కావాలి" ఇలాగ. కొంతమందికి పానీపూరీలో కూడా ఉత్తి నీళ్ళే ఉండాలి. ఆ పప్పులు ఉప్పులు ఏవున్నా గూడా నచ్చవు. పానీపూరీని గూడా అంటే ఆ ఒరిజినల్ టేస్ట్ కూడా మిసయిపోతోంది. వాళ్ళకి ఆ ఒరిజినల్ టేస్ట్ గూడా దొరకట్లేదు.
అవును. హ్మ్. హ్మ్. అవునవును. అవును. హ్మ్. హ్మ్.
ఆ! సో, నేనైతే గమనిస్తున్నాను. అవును.
అలాంటి సమయప్పుడు పీకిద్ అంటే నార్మల్‌గా పీక్ పీకిటాప్ పీకీటర్సంటారు గదా! సో, ఆళ్ళు ఏరి పడేస్తా ఉంటారు. సో, ఏరి పడేసిన టైమ్‌లో మనము వాళ్ళకి ఎట్లంటే ప్రతీ ఒక్కలకి ఒక్కొక్క సలహా ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుకున్నాం ప్రతి ఒక్కలకి, ఒక్కొక్క సలహా ఇస్తే వాళ్ళూ, అంటే మార్చడానికి ఆహ్, ఒకొక్క అంటే చిన్న అవకాశముంది అన్ అంట్ అంటున్నాము.
అవును. హ్మ్. అవును.
సో, ఒకవేళ వాళ్ళకి ఆహ్, మార్చుకోకపోతే గూడా వాళ్ళకి నష్టాలు గూడా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందేమో అని నా నా అభిప్రాయం. మీరేమంటారు?
నస్ అదే అంటున్నాను కదా! నష్టాలు ఖచ్చితంగా చెప్పాలి. ఎమ్మా! నువ్వు నీకు హెయిర్ పెరుగుతది. నువ్వు ఇది తినలేదనుకో, ఆహ్, చూసావా, అక్కడెలా ఆహ్, అలా అయిపోతావు. హెయిర్ లాస్ అయిపోతావు. బోడీ పె పెరగదు. నేయిల్స్ పెరగవు మంచిగా. లేకపోతే, పవర్ రాదు. బలం రాదు. అని చెప్తూ ఉండాలి. వాటి వల్ల, వాళ్ళు భయపడతారు. అమ్మో! అవును. ఇది తినపోతే, ఇలా అవుతుందా అని చెప్పి. ఇంకోటి కూడా, మనం ఎందుకు వాళ్ళకది తినిపిస్తున్నాము, కారణం కూడా చెప్తేనే, వాళ్ళు తింటారు. లేవు, నువ్వు తిను, తిను, తిను అని ఎంత ఫోర్స్ చేసినా, ఎదిటివాడు, వాడికి నచ్చకపోతే తినడు. ఎందుకు తినాలి? ఓహ్! అమ్మ ప్రేమతో చేసింది కద నాన్నా! తినమ్మా! అమ్మనిబ్బంది పెట్టకు. అలా చెప్పచ్చు మదర్స్. కదా! ఆ! అలా. ఇప్పుడు నేను మా ఇంట్లో మా కజిన్స్ ఎవరితోనైనా, ఇంత కష్టపడి చేశాను కదా నేను! ఇన్ని గంటలు నుంచున్నాను. ఓ నుంచొని చేశాను. మరి తినాలి కదా! అని. అని చెప్తా. మా కజిన్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ తింటారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంజోయ్ చేస్తారు.
హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. అవునవునవును. అవునవును. హ్మ్. అవునండి. అవును. అవునండి. అద్భుతమండి! అంటే, ఇప్పుడు పీకి అంటే పీకి ఈటర్స్‌ని అంటే, వాళ్ళు అంటే, చిన్న చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా అంటే, వాళ్ళు ఇ తినే భోజనంలో ఎలా మార్చిపెడతారు, అంటే వాళ్ళకి ఎటువంటి సలహాలు, సూచనలిస్తారు, మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటీ చాలా బావుందండి. మళ్ళీ కలుసుకుందాము. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
హ్మ్. ఆ! అవును. బావుంది. అవును. తప్పకుండా! తప్పకుండా. ధన్యవాదాలు.